హ్మ్. ఆ! మా చిన్నగున్నప్పుడు ఎక్కువగా మమ్మల్ని ఈ పండగల సమయంలో ఏదన్నా ఒక సినిమాకి వెళ్ళే వాళ్ళమండి. అందరం కలిసి. హ్మ్. అవును. సినిమాలకి గాని ఎక్కడన్నా ఆహ్
హ్మ్. సినిమాకా? మొత్తం ఫ్యామిలీ అందరూ కలిపి ఫ్యామిలీ ప్యాక్‌గా వెళ్ళేవారా?
అ అవును. హ్మ్. అయితే మా ఊరు ముందు గూడా ఒక చెరువుంటుంది. ఆ చెరువు ఒక కాలువ లాంటిది. ఆ మనకి హ్మ్. ఆ దాంట్లోకి ఈతకి వెళ్ళే వాళ్ళం మేము పిల్లల మంద్రి అందరం కలిసి ఆ సమయంలో.
హ్మ్. ఆహా! ఇ ఏమైనయితే పర్వాలేదండి. లేకపోతే అంటే కొంతమంది అంటారు కదా వరదల్లా ఒస్తే ఏమైనా వర్షాలెక్కువొస్తే ఈత కొట్టడానికి వెళ్ళి మునిగిపోయారు ఇలాంటివి జరుగుతా ఉంటాయి కదా!
హ్మ్. హ్మ్. ఆ! అవును. ఆ జరిగినాయి మా సైడు గూడా గానీ మేము కొంచెం ఆ వాటర్ ఫ్లో తక్కువున్న దగ్గర వెళ్ళేవాళ్ళం. అంటే పెద్ద కాలువ శ్రీశైలం నుంచి మా సైడ్ ఒస్తుంటుందన్నట్టు కాలవ.
జరిగాయి? ఆహా! కొంచెం ఓకే. వాటరు ఒచ్చేది తక్కువుండే దెగ్గర వెళ్లారు కాబట్టి కొద్దిగా సురక్షితంగా వచ్చేసేవారు.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ ఈ లేకపోతే అలా గాకుండా స్విమ్మింగ్ పూల్స్ ఉంటుండేవి చిన్నయి. మా వు మాకు దగ్గర ఉన్న టౌన్‌లో. ఆహ్, అలాగ స్విమ్మింగ్‌కి వెళ్ళేవాళ్ళము. ఇంకా ఎక్కువగా అం
హుహు. హ్మ్. ఆ! అంటే వాటర్ బాగిష్టమనుకుంటానయితే.
హ్మ్. ఎక్కువగా పండగల సమయంలో ఇలాగ భోజనం అదంతా చేసేసిన తరువాత వాలీబాల్ ఆడేవాళ్ళం మేము పిల్లలమం పిల్లలమందరం కలిసి ఎక్కువ.
ఆ! పిల్లలతో వాలీబాల్ ఫ్యామిలీ అంతా కలిసి ఏమైనా హౌసీ ఆడ్డాలు లేకపోతే ఇంకా, ఇంకా వేరే ఆటలు, అవేమి లేవు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఇంట్లో ఇంకా ఇంట్లో ఇంకా లేడీసు మా పెద్దవాళ్ళందరూ కలిసి వాళ్ళు కూర్చొని ఈ లూడో అలాంట అలా అంటారు గదా! అవి ఆడుతుండేవాళ్ళు.
ఆహా! లూడో ఆడుకునేవారా? డబ్బులకా ఫ్రీ‌గా ఆడేవారా?
ఆ! <chuckles> వాళ్ళకిష్టం ఒచ్చినంత వాళ్ళకొచ్చినంత వాళ్ళు ఇదేసుకొని ఆడేవాళ్ళు, నేగాని ఎక్కువగా నేను వాలీబాల్ ఆడ్డానికి వెళ్ళిపోయేవాడిని. ఎక్కువ ఇష్టం నాకు వాలీబాల్ ఆడ్డం.
ఆహా! మీ ఇంట్లో ఈ ఆటలవి ఏమి ఆడ్డానికి ఇష్టపడేవారు కాదా? ఈ లూడో గానీ ఇలాంటివి?